హ్మ్. అంతులేని ప్రేమను లోపల దాచుకునే తంతు తేలనిదా, గొంతు దాటి వెళ్ళక ఆగిన ప్రేమను ఆపినదెవరట నేనేనా, నా మాటున బాధకు మాటల క్యూరువ, కన్ను కన్న కలలకు ఆక్సిజన్ స్టోరువ, చేరువ చేరువ అవుతున్న స్టారు‌వ, నా జత కాగలవా నా మనసును నడిపిన తొలి తొలి వెలుగువ తలపును తడిపిన తొలకరి చినుకువ విరిసిన పెదవుల చిరు చిరునగవుకు నీవే కారణమా <chuckles> ఇలా ఈ ఈ లైన్సంటే నాకు చాలా చాలా ఇష్టమన్నమాటసలు.
సూపర్! యాక్చువ‌ల్లీ లిరిక్స్ కూడా ఆహ్, 'అపినదేవరట నేనేగా' అనంటాడు కదా! అక్కడ చాలా నచ్చిందంటే మంచి ఎమోషననేది పలికింది. యాక్చువ‌ల్లీ స్టోరీ‌లో మనకి అం చాలా మందికి నచ్చలేదు అలా సాక్రిఫైస్స్ అవన్నీ. కాకపోతే స్ మ్యూజికల్ హిట్ అనే చెప్పాలి. ఎక్కడికో తీసుకెళ్ళిపోయిండ్రు మ్యూజిక్‌తోని.
ఆ! <laughs> అవును. హ్మ్. అవును. అవును. అవునండి. అసలు హ్మ్. సూపరసలు. అసలు సాక్రిఫైస్ అంటే ఇంక అది కూడా ఈజి కాదు కదండీ అసలు.
యాహ్! అవునండి. కంప్లీట్‌గా ఒక, ఒక, ఒక సైడే ఎళ్ళిపోతుంటది మొత్తము. ఆహ్, అంటే బాలన్స్ అనేదుండదు. ఈమె చేసేదేముండదక్కడ మొత్తం వాడే సాక్రిఫైస్ చేసుకుంట పోతుంటాడు. ఆ సినిమా చూస్తే కొపమోస్తుంటది ఒక్కొక్కసారి ఎందుకిట్లా చేస్తుర్రా అని. యాహ్!
ఆ! హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. <laughs> నాకు అసలు హ్మ్. భలే అనిపిస్తదండి. అసలు ఆహ్, ఎగ్జాక్ట్‌గా మ్యూజిక్ గాని, ఆ లిరిక్స్ కానీ. నేను తమిళ్‌లో విన్నాను. తమిళ్‌లో విన్నాను గానీ, తమిళ్‌లో మనకేం తెలుసండి? నాకంత లాంగ్వేజ్ రాదు. ఆళ్లేదో పాడుతా ఉంటే ఆహ్, ఆళ్లంటారు కదా! ఏమోచ‌వ పేజవ పేసొలు అగా అంటే నేను కూడా <humming> <chuckles> ఏదో ఏదో కలిపేసుకుంటలెండి. ఎప్పుడు తెలుగు‌దొస్తదా అని వెయిట్ జేశాను. ఇంక తెలుగుదొచ్చిన తర్వాత తీసుకొని పాడడానికి ట్రై చేశాను. ఫస్ట్ కొంచెం అలా అలా అలా ఉండే. బట్ ఓకేలే పర్లేదు కొంచెం సెట్టయింది అనేలానే అనిపిచింది.
అవును. యహా! అవును. <chuckles> యెస్! <laughs> ఓకే. మీకు ఏదైనా ఇన్‌స్టా పేజుందా? అంటే ఇట్లాంటి సాంగ్స్‌ని రికార్డ్ జేసి పెట్టొచ్చు కదా! వైరలైపోతారు.
ఆ! లేదండి. నేను అసలు ఎప్పుడు ఎప్పుడు పాడలేదు అసలట్లాంటి ఇన్‌స్టా అది కూడా మనకు లేదు, పేజ్ లేదు. అలా సాంగ్స్ కూడా పెట్టలేదు.
ఎందుకలా? ఇలాంటి హిడెన్ టాలెంట్ ఎందుకు హిడెన్ గానే ఉంచుతారు? <chuckles>
<laughs> అలా ఏం లేదండి. ఇంక మీరు ఇంక తెలిసిన వాళ్ళు కొంచెం బావుంది అది ఇది అంటే, ఆ! ఓకే ఓకే‌లే అన్నట్టుంటాం గాని మనకు మనమేక్కువ నమ్మం గదా!
అయితే మీకిలా మెలోడీయస్ నచ్చుతాయి కదా! ఈ మధ్య 'ఆంధ్ర కింగ్ తాలూకాలో' ఒక సాం‌గుంది. ఆహ్, రామ్ 'నువ్వుంటే చాలు.'
హ్మ్. హ్మ్. అవును. ఒక చూపుతో నాలోనే పుట్టిందే ఏదో విన్
ఆ!

అంటే 'అనిరుద్' ఒక సింగర్‌లా పాడిండు కదా! అంటే మ్యూజిక్ డైరెక్టర్ అయితే కాదు అనుకుంటా దానికి.
ఆ! ఆ! ద మూవీ‌కి మ్యూజిక్ డైరెక్టర్ గాదు. మూవీ‌కి 'లియోనిమ్స్' వాళ్ళు మ్యూజిక్ డైరెక్టరు. 'సాగర్' అండ్ 'లియోనిమ్స్'. కానీ ఓ సింగర్ లాగా పాడాడన్నమాట. బా పాడాడు అసలు. హ్మ్. సూపరంటది. సాంగ్ కూడా అసలు భలే ఉంటది అసలు. హ్మ్. అసలు.
ఓకే. ఓకే. ఓకే. అవునవును. చాలా బాగా పాడాడు. యాహ్! యాహ్! సో, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ సింగింగ్ కేరియర్ గురించి? <laughs>
<laughs> ఏం లేదండి. ఏదో ఇలా కాలక్షేపానికి పాడుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప మనకు ఇంకా అంత ఉంది అంటే ఏందో నాకే నమ్మసక్యంగుండదు. ఏదో ఇంకా అలా టైమ్‌ పాస్‌కి అలా పాడుతూ
హ్మ్, హుహు. <chuckles> యస్. యస్. అంటే ఇప్పుడు ప్రొఫెషనల్‌గా ఆహ్, నేర్చుకోవడం వేరు. ఇప్పుడు రాగాలు, తాళాలు ఏవో అంటారు గదా! అలా కాకుండా మీరు నార్మల్‌గా వినే ఇంత బాగా పాడుతున్నారంటే లిరిక్స్ గుర్తుపెట్టుకోవడం గూడా అది పెద్ద టాస్కె. మీరు ఇప్పుడు ఇంత ఇన్నిన్ని లైన్స్ మీరు ఎలా చెప్పేస్తున్నారంటే ఎన్ని సార్లు వినుంటారో నేను అర్థం చేసుకోగలను. సో యాహ్! యాహ్! సో మీరు అంటే నా సజెషనేంటంటే మీరు కొంచెం ఎక్కువ ఎక్స్‌పోజ్ అయ్యి, ఎందుకంటే చిన్న చిన్న టాలెంట్సున్నా వాళ్లే వాళ్ళు ఏక్ షో చేసేసి ఆహ్, అంటే ఎక్కువ జనాల్లోకి ఎళ్ళిపోయి బ ఫేమస్ అవ్వాలి, లేకపోతే డబ్బులు సంపాదించాలి లేకపోతే ప్రోత్సాహం ప్రోత్సహించాలి అందరు అని అనుకుంటారు. ఇంత కళ పెట్టుకొని గూడా అది వేస్ట్ అవ్వద్దు కదా! సో హ్మ్.
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. హుహు. అవును. హుహు. ఆ! విన్నానండి. <chuckles> అవును. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. <giggles> అవునండి. ఇంగ మరి ఏంటో ఇంగ కొంచెం భయంగా ఉంటుంది యాక్చువల్‌గా. ఇప్పుడంటే ఏదో పాడేసాను గానీ, కొంచెం భయం భయంగా ఉంటుంది. మళ్ళీ ఏమనుకుంటారో మరి మంచిగా ఒస్తుందా? లేదా? అనేది అర్థం కాదు గదా! అలా వెళ్ళిపోతా ఉంటుంది ఇంకా కొంచెం టెన్షన్, టెన్షన్ అలా ఇంకా మనం ఎప్పుడూ ఆ
హ్మ్. ఏహ్! అవునవును.
ఫేసనేది చూయించలేదు కదా! సోషల్ మీడియా‌లో గాని ఎక్కడ గాని ఇంగ ఏదో చిన్న టెన్షనొస్తా ఉంటదలా.
అవునవును.
హ్మ్.
అవును. కరెక్టే. మీ మీరు చెప్పింది కరెక్టే. ఎందుకంటే పాజిటివుంటాయి, నెగెటివుంటాయి. కామన్ సోషల్ మీడియా‌లో. అన్నిటిని తీసుకునేంత మెంటల్ స్ట్రెంతుంటేనే ఏదైనా చేయొచ్చు ముందుకెళ్ళి. ఓకే. నాకైతే మీ వాయిసు, మీ పాటలు చాలా చాలా చాలా నచ్చాయి. అసలు నాకు ఒక ఏ ఒత్తిడి ఏదైనా ఉంటే కూడా దూరం అయిపోతదేమో ఇంత మధురంగా ఆహ్, చెవులలో తేనె పోసినంత హాయిగా ఉంది.
అవును. ఆ! హ్మ్. హ్మ్. అవును. ఖచ్చితంగా అండి. <chuckles> <chuckles> <laughs> థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. <chuckles> థ్యాంక్ యూ అండి. ఇంత మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చినందుకు, థ్యాంక్ యూ.
యాహ్! థ్యాంక్ యూ అండి పాడినందుకు. మళ్ళి కలుద్దాం అండి ఖచ్చితంగా. ధన్యవాదాలు.
హుహు. తప్పకుండా అండి. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.